మరైతే సోషల్ మీడియా వాడకం ఎంత ఎక్కువయిందో గూడా, దాంతోపాటు అంతే మరి ఫేక్ న్యూసులు గూడా షేరవ్వడం, మరి సర్క్యులేటవ్వడం, జరుగుతుంది గదా! నువ్వైతే గనుక ఈ ఫేక్ న్యూస్ చూసేసరికి నువ్వేం చేస్తావు? ఏం చేయాలనుకుంటావు?
హ్మ్. అవును. అవునండి. హ్మ్. ఫేక్ న్యూస్ అనేదండి, ఫస్ట్ చూడగానే అది నిజమా? కాదా? అనేది వెరిఫై చేసుకుంటాము. ఆహ్, అంటే, వెరిఫై అనేది మనం పూర్తిగా మనం చేయలేమెప్పుడు.
ఓకే. పూర్తిగా జేయలేమంటారు.
అది కరెక్ట్. అవును. కరెక్ట్‌గా అది ఫేకని మనం ఎలా చెప్పగలుగుతాం? మన దగ్గర ఏముండాలి? ఖచ్చితంగా అది కరెక్టా, కాదా అని జెప్పేసి మన దగ్గర ప్రూఫులు ఉండాలి. మనం ప్రూఫులెళ్ళి తీసుకురాలేము గదా! కానీ, కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే, ఆహ్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని, ఇన్‌ఫ్లుయెన్సర్స్ గురించి, లేదు అంటే గనుక సినీ యాక్టర్ ఆహ్, సినీ యాక్టర్స్ ఉంటారు గదా!
ఓకే. ఓకే. ఓకే. అవును.
వాళ్ళ గురించి వస్తూ ఉంటాయి ఫేక్ న్యూసనేది, వాళ్ళు సమాధానం చెప్పలేదు అంటే గనుక, ఖచ్చితంగా మే బీ అది నిజమేనేమో అనేది మనకీ అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలో.
కొన్ని కొన్నిసార్లు ఎందుకులే, అసలు ఇట్లాంటివి గాసిప్స్ గురించి మనం ఎందుకు ఆహ్, మాట్లాడాలి. ఒకవేళ ఈ గాసిప్ గురించి మాట్లాడితే గనుక, మళ్ళీ ఇంకో గాసిప్ వస్తుంది దానికి సమాధానం జెప్పాలి. దానికి సమాధానం జెప్పినా, మళ్ళీ ఇంకోటొస్తుంది దానికి కూడా చెప్పాలి. ఇలా చెప్పుకుంటూ పోతే గనుక, వాళ్ళ టైమంతా వేస్టవుతుంది గదా!
అవును. నేను అవునవును. అని అలా ఆలోచించే వాళ్ళు ఉంటున్నారండి. కొంతమందేంటంటే, మొన్న ఈ మధ్య కాలంలో చూసుకుంటే సమంత గారి పెళ్లి స్టా చాలా రోజుల నుంచి జెప్తున్నారు. కానీ, ఆవిడ ఏ సమాధానం ఇవ్వలేదు. మనం మ్ మీరన్నట్లు ఒక గాసిప్‌కి చెప్పడం స్టార్ట్ చేస్తే ప్రతి గాసిప్‌కి చెప్పాలి అనేది వాళ్ళ రూలయితే, మరి ఇది చెప్పకోకుండానే, దాన్ని వదిలే వదిలేశారు దాన్ని కూడా. కానీ, అది నిజమని ప్రూవ్ చేశారు కదా! వాళ్ళు.
ఓకే. పెళ్లి. ఓకే. ఓకే. కానీ ఇదేంటంటే ఈ గాసిప్ వల్ల ఎవరికీ ఎవరికీ నష్టం జరగలేదు గదా!
నష్టం జ ఇదే చెప్తున్నాను కదండి! ఇప్పుడూ ఆహ్, ఫేక్ న్యూసెస్ అంటేనండి కొన్ని కొన్ని ఉంటాయి. ఎన్ ఆహ్, ఆహ్, నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను యూట్యూబు‌ల్లొ 'సుమ' గారు ఇంత కొనుక్కున్నారంట. ఆహ్, ఇంత నేనైతే ఈ వీడియో మొన్ని మధ్య కాలంలోనే మా అమ్మగారి ఫోన్‌లో జూశాను. మన మన దాంట్లో ఏమొస్తాయి మహా అయితే టెక్‌వి గాని ఇలా ఒస్తాయి. కానీ అమ్మ ఫోన్‌లో ఉంది. 'సుమ' గారు ఇంత ఇన్ని కోట్లు బెట్టి కొనుక్కున్నారంట ఆవిడే మళ్ళీ దాన్ని ట్రోల్ చేసుకుంట ఆవిడే వీడియో‌లు తీశారు.
ఓకే. ఓకే. ఓహొ! <chuckles> నిజమే. ఓకే. బాగుంది. అంటే, తను తన సమాధానం జెప్పినట్టు గూడా ఉందన్నమాట దానికి.
గాసిప్‌ని. ఆ! అంటే ఆ! చెప్పారు. నాకే అంతుంటే నేనెందుకిన్ని జేసుకుంటాను. చక్కగా గూర్చోనా? అంటే, ఇంటి నిండా సీసీ కెమెరా‌లంట.
ఓకే. ఓకే. ఆ! ఇంకా
ఎన్నో కో కోట్ల విలువైన ఇల్లంట, ఎన్ "ఒక బాత్రూమ్ ఎన్నో కోట్లు బెట్టి కట్టించుకున్నారు." ఇలా ఇలా అని జెప్పి చెప్పి ఇచ్చారన్నమాట.
ఓకే. అంటే, ఎన్ని కార్స్ ఉన్నాయంట? ఎన్ని కార్లు ఉన్నాయంట వాళ్ళ దెగ్గర?
ఆ! అల ఆ ఇలాంటివే కార్ ఇ మ వీళ్ళింట్లో ఇన్ని కార్లున్నాయంట, వీళ్ళింట్లో ఇన్ని వాళ్ళ కుక్క ఇది వాడతది. వాళ్ళ కుక్క వాడే షాంపూలు. ఎ ఆ! అవి గూడా అండి నిజంగా అన్ని ఇలాంట్
<laughs> ఆళ్ళ కుక్క ఏం తింటది? ఏం జేస్తది? ఓకే. ఇలాంటివి ఇలాంటివొస్తున్నాయి మళ్ళీ కొన్నేంటంటే ఫేక్ థంబ్‌నెయిల్స్. "మీరు ఇది గాని చూస్తే ఆశ్చర్యపోతారు." లేకపోతే "'నాగ చైతన్య' గారికి ఎన్ని కార్లున్నాయో తెలుసా?" అని ఇలాంటివి కూడా ఒస్తుంటాయి గదా!
అవును. అవును. అవును. అవును. థంబ్‌నెయిల్స్ అండి. మెయిన్ ఇంపాక్ట్ చేసేదేదన్నా ఉంది అంటే గనక వాళ్ళేమనుకుంటారంటే ఆహ్, ముందు ఆహ్, లోపల టాపిక్ ఏంటి అనే దానికంటే కూడా థంబ్‌నెయిల్ జూసి "మనకావాల్సింది ఇదే కదా!" అని చెప్పేసి వాళ్ళు ముందు వెళ్ళి చూసేస్తారు. లేదంటే "ఏంటిది నిజమేనా?" అని ఓపెన్ చేసేవాళ్ళుంటారు. మనం అంటే, కొంచెం మనం మీడియా ఎక్కువ వాడుతుంటాం కదా! ఇన్‌స్టాగ్రామ్ గాని ఇవి వాడుతుంటే ఒకే ఇది గాదులే ఇది ఫేక్ అని అనుకుంటాము. కానీ మన ఆహ్, అమ్మలు కానీ కొంచెం తాతయ్యలు అం హ్మ్ నిజమనే అనుకుంటారు. ఆహ్, న్ ఇప్పుడు నిజమో కాదో తెలియదు అంటే వీటి వల్ల మనకి నష్టాలేమి ఉండదు చెప్పాలి అంటే.
ఒస్త ఓకే. నిజమే. ఓకే. నిజమే. పెద్దవాళ్ళందరూ కూడా దాన్ని నిజమని నమ్మెస్తుంటారు. నిజమే. అయితే కొన్ని కొన్ని సార్లేంటంటే, ఆ జనాల్ని ఎలా అంటే, ఏ మారుస్తారంటే, జస్ట్ వాళ్ళ వ్యూస్ కోసం ఇప్పుడు గాని సపోజ్ రేపు అమావాస్య అయితే గనక, "ఈ అమావాస్య రోజు మీరీ విధంగా చేస్తే గనక మీరు పట్టిందల్లా బంగారం" అని ఇట్లాంటివన్నీ వీడియోస్ చేస్తుంటారు. వీళ్ళు వాళ్ళు అవన్నీ చూసి ప్రభావితం అవుతుంటారన్నమాట. అసలు అలాంటి అట్లాంటి వ్యవహారాలేముండవు. జస్ట్ వీళ్ళేంటంటే ఆ వ్యూస్ కోసం చేసి, వాళ్ళు హ్యాపీ‌గా నిద్రపోతారు ఆరోజు రాత్రి. వీళ్ళేమో నెక్స్ట్ రోజు మేమిదంతా చేసి ఇలా చేస్తే గనక మాకు బంగారం ఒస్తుందని జెప్పేసి ఆశపడుతుంటారు. మళ్ళీ ప్రయత్నం కూడా చేస్తుంటారు దాని గురించి. మీరు ఎప్పుడన్నా దీని గురించి విన్నారా?
హ్మ్. అవును. హ్మ్. అవును. అవునండి. ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అవునండి. అవును. అవునండి. అవును హ్మ్. అవునండి. అవును. అవునండి. నేను వింటూనే ఉంటాను. కాకపోతే దాని వలన ఇది ఆ! థంబ్‌నెయిల్స్ ఇలా వాళ్ళు పెట్టడం వల్ల వాళ్ళకైతే గనక మహా అయితే వ్యూస్ కోసం జూస్తారు గదా!
నిజమే. అంటే, అద్ ఆ న్యూసు ఫేకే గదా! అంటే ఏంటంటే వాళ్ళకు యెస్.
న్యూస్. ఆ! ఖచ్చితంగా న్యూస్ ఫేకే ఉంటుంది. దాంట్లో ఓపెన్ జేస్తే ఏం ఉండదు. చెప్పాలంటే కమెంట్‌లో నేనైతే కమెంట్‌లు జూసేస్తా ఫస్ట్. వాడు స్టార్ట్ చేస్తూ ఉంటాడు, ఈ మధ్య ఈ మధ్య లోపల నేను కమెంట్స్ చూస్తాను. ఆ కమెంట్స్ జూస్తే దాంట్లో అంతా తిట్లుంటాయి. "నువ్వు పెట్టిన కమెంట్ కా కా అదే థంబ్‌నెయిల్ ఏంట్రా, కంటెంట్ ఏంట్రా" అని జెప్పేసి పిచ్చ తిట్లుంటాయి.
హ్మ్. ఓకే. <laughs> <chuckles> ఓకే. మీరు కామెంట్స్ అనేవి ఎక్కువగా జూస్తుంటారనమాట అయితే.
అవునండి. అంటే, మీమ్స్ అవి పేజెస్‌లో చూస్తూ ఉంటాం గదా! అదలవాటయిపోయి ఇంకా ఈ న్యూస్‌లో గూడా యూట్యూబ్‌లో కానీ, ఏవన్నా వీడియో చూసేటప్పుడు ఇలా కొన్ని కొన్నిసార్లు మొన్న మాకు వరదం ఛి! సారీ వరద కాదు ఇది ఆహ్, తుఫానని జెప్పారు. తుఫాను అంటే మాకు గా ఒక్క గాలి ఒక్కటే వచ్చింది. కానీ గాలి బీభత్సమైన గాలి ఒచ్చింది నిజమే. కానీ ఇది తుఫాను ఎఫెక్ట్ అయితే లేదు. అప్పుడు అందరూ అంటే, ఫేక్ న్యూస్ కాదు. దానివల్ల ఎంతో కొంత ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు అయ్యారు అవ్వలేదని చెప్పము. కానీ కొ అన్నీ ప్రాంతాలకి లేదనమాట. దాన్నేమనుకుంటారు కొంతమంది "తుఫానని జెప్పారు. ఏముంది? ఏమి లేదు." అని అనేవాళ్ళు అనుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు గదా!
నిజమే. నిజమే. ఓకే. తుఫాను. ఓకే. ఓకే. ఓకే. నిజమే. <chuckles> అంటే, తుఫాను ఉ ఉందని జెప్పినప్పుడేమో ఉండదు, లేదని జెప్పినప్పుడేమో ఉంటుంది. ఈ విధంగా జరుగుతదంటారా?
ఖచ్చితంగా ఉంటుంది. అన్ అంటే, అందరూ 100 పర్సెంట్ కరెక్ట్ అవ్వాలి అని ఉండదు కదా! ప్రతి చోటా. దాని వలన మేబీ హ్మ్.
ఓకే. నిజమే. అంటే మీరిందాక అన్నారు గదా! అంటే, కామెంట్స్ చూస్తుంటానని. అంటే, ఈ కామెంట్స్ చూసినప్పుడు గూడా అది నిజమో, కాదో, తెలిసిపోతుంది. అంటే, ఒక రకంగా ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు మీరు ఏమంటారు?
హ్మ్. అవును. అవునండయితే. ఖచ్చితంగా నేనైతే గనుక అది మాత్రం ఎప్పుడు చూస్తాను. ఎందుకు అంటే, ఆహ్, ఒక్కొక్కరు ఒకటి నేను ఇఫ్ ఇన్‌కేస్ నేను ఒక ఐటమ్ దీసుకోవాలనుకుంటున్నాను, ఆ! ఐటమ్ గురించయినా సరే రీచెక్ చేసుకుంటాను. వీళ్ళ దగ్గర జూస్తారు, రివ్యూస్ జూస్తాను. ఒకవేళ నేను బయట షోరూమ్‌కెళ్లి దీసుకోవాలి, ఖచ్చితంగా రివ్యూస్ అనేది చెక్ చేసుకుంటా. ఇంకొక విషయం ఏమవుతుందంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆహ్, గూగుల్ మ్యాప్స్‌లో రివ్యూస్ ఉంటాయి చూశారా
ఓకే. హ్మ్. చెప్పండి? చెప్పండి? ఓకే. ఆ!
అవి గూడా ఫేకయిపోతున్నాయి. డబ్బులు బెట్టి కొని మరీ కంపెనీస్ కానీ లేదంటే, ఏ షోరూమ్స్ అయినా సరే
ఓకే. అవి గూడా జెన్యూన్‌గా ఉండట్లేదంటారు.
ఆ! జెన్యూన్ ఉండట్లేదండి. అమెజాన్‌లో గూడా ఉండట్ల ఆఖరికి.
ఓకే. మీరెప్పుడన్నా ఇలా మోసపోయారా?
మోసపోడం అంటేనండి, జరుగుతూ ఉంటాయండి కొన్ని కొన్ని సార్లు మనం తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఇట్లా అది ఒచ్చింది మనం ఒకటనుకుంటే ఒకటొస్తది. ఆహ్, ఒ ఒక సైజు పెద్దదని జూపిస్తారు చూపిచ్చడానికి ఆన్‌లైన్‌లో. అంటే బయట చూసామనుకోండి అది వేరే విషయం. నేనేం చేస్తానంటే దానిక్కూడా రివ్యూస్ ఉంటాయి కదా! రివ్యూస్‌లో ఫోటోస్ యాడ్ చేస్తారు.
ఓకే. <laughs> నిజమే. ఓకే. నిజమే. నిజమే. అవును.
ఆ ఫోటోస్ యాడ్ చేసినప్పుడు ఓకే. దానికి కొంతమంది సైజులు చేతులు బెట్టుకొని కూడా మరీ ఇగో ఈ సైజింతొచ్చింది, స్కేల్ బెట్టి చూపిచ్చే వాళ్ళు గూడుంటారు.
<laughs> నిజమే అండి. ఇప్పుడూ కొన్ని కొన్ని ఏంటంటే డ్రెసెస్ దొరుకుతూ ఉంటాయి, ఆన్‌లైన్‌లో. సో, వాటికేంటంటే వాళ్ళు పిక్చర్‌లో చూపిచ్చేది ఒక కలరు. బయటకి మనకొచ్చేది ఒక కలరుంటుంది. ఇలాంటివి గూడా జరుగుతూ ఉంటాయి గదా!
హ్మ్. అవును. అవునండి. అవును. అవునండి. అవును. అవునండి. ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటి అంటేనండి ఆన్‌లైన్‌లో ఒచ్చేసి మనకి కొంచెం కొన్ని కొన్ని సార్లు తక్కువ ధరకొస్తాయి.
ఓకే. నిజమే.
అప్పుడు మనం తీసుకోగలుగుతాము. ఇంగొకటి ఇప్పుడు మనకి ఆహ్, అమెజాన్‌లో వీటిల్లో అంటే, అమెజాన్ అనే కాదు కొన్ని కొన్ని యాప్స్‌లో కూడా మనకి రివ్యూస్ అదే ఇవుంటాయి కదా! కావాల్సినవి ఉంటాయి కదా! అ అవి కంపెనీ అంటే, అమ్మేవాళ్ళుంటారు, సెల్లర్సుంటారు. ఆ సెల్లర్స్ కూడా ఒక్కొక్కరు కొన్ని ఫేక్‌వి గూడా అమ్ముతున్నారు.
ఓకే. అవును. యెస్, యెస్. సెల్లర్స్. యెస్. ఓకే. సో, ఇది మరి ఇప్పుడు అమెజాన్ అన్నది ఏం మానిటర్ చేయదా? వీళ్ళు ఏం పంపుతున్నారు. వీళ్ళ క్వాలిటీ ఎంత?
అందుకనే కదా! నేను ఈమ నిన్న ఈరోజు నేను చూసాను, ఒక రీల్‌లో చూసాను. ప్రసాద్ టెక్కూ ఛి ప్రసాద్ టెక్ తెలుగు చానెల్.
ఓకే.
అతను చెప్పాడన్నమాట. "ఒకవేళ అమెజాన్ నుంచి ఏమైనా పింక్ కలర్ డాట్స్‌తో వస్తున్న, కొరియరేదన్నా ఉంటే గనుక, దాన్ని మాత్రం మీరు ఓపెన్ చేయకండి. దాన్ని రిటర్న్ ప పెట్టేసేయండి," అని చెప్పేసి మీరు దాన్ని రాళ్లు అవొస్తున్నాయంట. అంటే మధ్యలో మనకి అంటే ఇప్పుడొచ్చేది ఒక దగ్గర నుంచే రాదు కదా! చాలా, చాలా చోట్ల నుంచే వస్తూ ఉంటుంది. మధ్యలో చేతులు మారుతూంటాయి కదా. ఆ మారే టైంలో ఏంటంటే, ఇలాంటివి జరుగుతూ ఉంటాయంట.
అందులో ఏముందంట. ఓకే. నిజమే. యెస్. ఓకే. మరి ఆ పింక్ కలరే ఎందుకు ఉంటుంది? అంటే లోపల ఐటెమ్ మారుస్తారు కదా. పింక్ లాగా ఎలా మారుతుంది?
ఆ! ఐటెమ్ మారుస్తారు. దాంతో పాటు లేబెలింగ్ కూడా చేంజ్ చేస్తారంటండి.
ఓకే. లేబెల్ చేంజ్ చేస్తే గనుక తెలిసిపోతుంది.
ఆ! లేబెలింగ్ చే ఆ! దాని వలన మనకి ఇలా జరుగుతుందని చెప్పేసి చెప్పారు. హ్మ్. దాని వ హ్మ్. హుహు.
నిజమే. అయితే ఇలానే కాకుండా హ్మ్, చాలా సందర్భాల్లో ఏంటంటే, పలానా ప్రదేశంలో ప్రద పలానా విధంగా జరుగుతుందని, చాలా సర్క్యులేషన వుతూ ఉంటుంది. వాట్సాప్‌లో అన్ని గ్రూపూలో సర్క్యులేటవుతూ ఉంటుంది. నిజానికి అక్కడ ఏమి జరగదు.
అవును. ఆ! మీకొక విషయం చెప్పనా? ఓ ఒకటి చెప్పనా, అహ్, నేనీ మధ్య కాలంలో చూసాను ఈ మధ్య కాలం కాదు, నా ఇంటర్ ఆ టైం, 2018లో ఆ టైంలో, గురువారం ఈరోజు మీరు ఇది షేర్ చేయండి. ఈ షే ఫోటో షేర్ చేస్తే మీకు ఆహ్, ఇంత మంచి జరుగుతుంది. లేకపోతే ఇంత ద్ ఇంత ధనలాభం పొందుతారు. లేదంటే గనక, కొబ్బరికాయ ఒకటి పంపించి, సాయిబాబా ఫో అందులో సాయిబాబా మొహముంది. మీకు కనిపిస్తుందా, మీకు కనిపించినట్లయితే గనుక, చూసిన నిమిషమే
ఓకే. ఓకే. హ్మ్. నిజమే. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి.
అ నిమిషమే షేర్ జేసేయండి. 11 మందికి షేర్ చేయండి. అంటే ఇవన్నీ ఏంటి అంటే ట్రిక్సండి.
<chuckles> అంటే ఇలాంటి మెసేజ్‌స్ అని చాలా ఆ! ఓకే.
ఇవన్నీ ఒక ట్రిక్సన్నమాట. వాళ్ళకేమవుతుంది? వాళ్ళకి కంటెంట్ రీచవుతుంది.
సో, ఏమొస్తుంది అంటే అది షేర్ చేస్తుంటే ఏమయితుంటుంది?
వాళ్ళది పబ్లి వాళ్ళది ఉంటారు చూశారా? ఎవరైతే వాళ్ళు చెప్పారో వాళ్ళకనేది పబ్లిసిటీ జరుగుతుంది. ఒక 100 షేర్లు జ ఒక 100 షేర్లు, 200ల షేర్లు జరిగినాయనుకోండి ఒక ఎక్కువ అవుతాయి కదా!
నిజమే. నిజమే. ఓకే. నిజమే, నిజమే. అయితే ఇలాంటివి కాకుండా కొన్ని కొన్ని మంచి మ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్‌లో ఏంటంటే ఏదో ఎక్కడో ఒక ఘటన జరుగుతుంది. ఆ ఘటన ఏంటంటే మన ఫలానా పక్క ప్రదేషంలోనే జరిగింది. మీరు జాగ్రత్త అంటే ఫలానా అంటే మన దగ్గరలోనే జరిగింది. ఎక్కడో జరిగిన వీడియో. సమెథింగ్ ఒక వీడియో. ఒక ఘటన జరిగిందనుకోండి. ఒకట ఒక ఘటన, ఒకట ఘటన సంఘటన జరిగింది. అదేంటంటే మన పక్కనే జరిగింది. మీరంతా అప్రమత్తంగా ఉండండి. ఇలాంటి వాళ్ళొస్తున్నారు. చుట్టుపక్కల చూసుకోండి అని భయభాంతుకు గురిచేస్తూ ఉంటారన్నమాట మనల్ని. ఇలాంటివి ఎప్పుడైనా చూసారా?
హ్మ్. అవును. అవును. ఏంటిది జరిగింది? ఒక ఘటన. ఆ! అవును. అవును, అవునండి. నేను ఈమె ఆ చూసానండి. ఈ మధ్య కాలంలో కూడా చూస్తూ ఉంటాను. ఇది వర్షం, ఎక్కడో తుఫాను అంటుంటే మనకే జరిగి అంటే అలా నేను ఇది ఇలాంటిది ఒక వీడియో చెప్పన. శబరిమలైలో అంట యూట్యూబ్‌లో నేనీ మధ్య చూశాను. ఒక 2 రోజుల క్రితమో నిన్నో చూసాను. అందులో శబరిమలైలో ఎప్పుడుదో వీడియో పెట్టేసి లేదా ఏ ఏఐ జనరేషన్ వచ్చేసింది ఈ మధ్య. ఆహ్, వీడియోస్ కూడా అది నిజమా? లేకపోతే అది నాకర్థం కావట్లేదు. నాకే కాదు మ మనమంటే కొంచెం ఏ ఏమో అని ఒక అహ్, అలా అనుకుంటున్నాం. కానీ పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారు? కాదు, ఇది నిజమే జరిగింది అని ఖచ్చితంగా వాళ్ళు. మనం చెప్పడానికి ట్రై, ట్రై చేసినా కూడా మీకు తెలి అంటే వాళ్ళు ఏంటంటే మనం ఇప్పుడు చ్ వాళ్ళ ముందు పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం కదా! వాళ్ళు ఎలా ఫీలవుతారంటే వీళ్ళకేం తెలుసు?
ఓకే. నిజమే. చెప్పండి. ఓకే. అవునండి చాలా. అవును. యెస్. నిజమే అనుకుంటారు. <chuckles> ఓకే. అవునండి. అంటే "మీరు మీరు పిల్లలు. మీకు తెలీదు. మాకు తెలుసన్నట్టుగా" వాళ్ళు మాట్లాడతారు.
ఆ! మాకు తెలుసు అన్నట్లు వాళ్ళంటారు. దాని వలన అది మనకి ప్రతి శబరిమలైలో కూడా ఎప్పటిదో వీడియో పెట్టేసి అసలు వాళ్ళకి స్నానం జేయడానికి కూడా లేదు. అసలింత రద్దీ ఉంది. వాళ్ళకి ఫుడ్ తినడానికి లేదు. అది ఇది అని చెప్పేసి వీడియోస్ పెడుతున్నారు. దానివల్ల మీకు ఏం వస్తదో మాకు తెలీదు కానీ అలా ఏమి లేదు. నాకిప్పుడు దర్శనం జరిగింది. ఇలా ఇలా జరిగింది అని జెప్పేసి ఒక యూట్యూబర్ చేశారన్నమాట. ఆ వీడియోని మళ్ళీ.
మీరు జెప్పండి. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. బావుంది. బావుంది. అయితే ఇప్పుడు మీరన్నారు గదా! ఇందాక డీప్ ఫేక్ ఆప్సన్నమాట. అంటే ఒక హీరో తలకాయని బెట్టేసేసి కింద అంటే బాడీ ఏమో ఒకటుంటుంది. తలకాయలాగా ఇంకోలాగుంటుంది. మళ్ళీ తనేదో సెల్ చేస్తున్నట్టు, ఏదో ప్రకటన ఇస్తున్నట్టు, "మీరు ఇందులో పెట్టుబడి బెట్టండి. లేకపోతే ఇలాంటి గేమ్స్ ఆడండి. డబ్బులు గెలుచుకోండి" అని ఇలాంటి ప్రచారాలు గూడా చేస్తున్నారు గదా! సో, ఇదంతా ఫేకే. ఎందుకంటే ఆ గేమ్ ఆడితే గనక మనీ పోగొట్టుకోవడము, లాస్ కావడం జరుగుతుంది. కానేంటంటే జనాలేమనుకుంటారు? "మా హీరో నిజంగానే చేశాడు. ఈ ప్రకటన నిజమైంది" అని వారు మోసపోయి అందులో పెట్టుబడి బెట్టడం, డబ్బులు బెట్టడం, మోసపోవడం జరుగుతుంది గదా! దీని గురించి విన్నారా?
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవునండి. అవునండి. హ్మ్. అవునండి వాళ్ళకేమొస్తది అంటే ఆ! విన్నానండి. దీని గురించి వినడమే కాదు, నాకొక జ మాకు మా ఇంట్లో వాళ్ళకే జరిగిన సంఘటన కూడా చెప్తాను. అహ్, ఇది దీని వల్ల ఏంటి అంటే చాలా మంది, చాలా మంది యూట్యూబర్స్ మెయిను హీరో హీరోయిన్ల కంటే కూడా యూట్యూబర్స్, ఇన్‌ఫ్లూయెన్సర్సే ఎక్కువ. వాళ్ళని ఎక్ ఎందుకంటే వాళ్ళకెక్కువ మనీ వస్తది. వీళ్ళకి మామూలుగా ఆ! చాలా డబ్బులొస్తాయి ప్రమోషన్స్ ద్వారా. దీన్ని నార్మల్‌గా చేసే యూట్యూబ్ ద్వారా ఎంత వస్తాయ్ తక్కువ వస్తాయ్. అదే ఇలా ప్రామ్ ప్రమోషన్స్ జేసాం అనుకోండి. ఎక్కువ మనీ వస్తది గదా! సో స్టార్టు. చేస్తారు. చేయడం వల్ల వాళ్ళెవోద
చెప్పండి. ఓకే. ఓకే. ప్రమోషన్ జేస్తే గనక డబ్బులు వాళ్ళకి బాగా వస్తాయి. ఓకే. నిజమే. ఓకే. స్టార్ట్ జేశారు. మరెవరన్నా అవి ఆహ్, ఆ ఆప్స్‌లో పోయి ఆడటం గాని, మరి డబ్బులు పోగొట్టుకోవడం గాని అలా జరిగిందని మీరు చెపారా ఎవరన్నా?
ఆ! జరిగిందండి. ఆ! మా వాళ్ళకి ఎవరో ఆహ్, మా రిలేటివ్స్‌లో ఒక అతను టెలిగ్రామ్‌లో ఒక గేమంట. ఫస్టు కొంత మనీ పెట్టమన్నారంట. ఒకే యవ్ 500 పెట్టిచ్చి, తర్వాత ఎక్స్‌ట్రా అమౌంట్ పెడితే నీకింత అమౌంట్ పెడితే నీకింత వస్తుంది. నువ్వు పెట్టకపోతే అంటే నాకంత క్లియర్‌గా తెలీదు. కానీ నాకు అనిపించింది జ అంటే అనిక్ అనిపించింది కాదు. నేను విన్నది నాకర్థమైంది జెప్తున్నాను. హ్మ్, నేను విన్నాను. అతను డబ్బులలా రూ. 1,00,000 బొయినయ్ తెలుసా.
ఓకే. ఓకే. పెట్టాడు. ఓకే. ఓకే. విన్నది మీరు విన్నారు. ఓకే చెప్పండి. రూ. 1,00,000 పోయాయా?
రూ. 1,00,000 పోయినియి. లక్షో, ఎనభై వేలో నాకు గుర్తులేదు. లక్ష రూపాయలు పోయింది. గేమ్స్ ఆడి అది కూడా టెలిగ్రాము.
అక్షరాలా రూ. 1,00,000 పోగొట్టుకున్నాడు. ఇట్లాంటి గేమ్స్ ఆడి. అంటే తను స్టూడెంటా? లేకపోతే చదువుకున్న వ్యక్తి మరి పాతకాలపు వ్యక్తా?
ఆ! ఏ ఎంతండి 20 సంవత్సరాలో ఇరవై రెండో ఉంటా 22 కాదులెండి.
మరీ ఆ తను మరి అ అంతా లోకమంతా చూస్తున్నాడు, అన్ని జేస్తున్నాడు. మరి అంత ఈజిగా ఎలా నమ్మిపెట్టాడు.
అదే కదా! ఏంటి అంటే కష్టపడకోకుండా రూపాయోచ్చేస్తుంది.
ఓకే. సో, తను ఆశపడ్డాడు బాగా.
అది మనకి ఆశపడ్డారు. అలానే స్టాక్స్‌లో గూడా తెలిసిన ఒక అక్కకి కూడా ఇలానే జరిగిందండి. తంది గూ అ అ ఆల్డయితే 5,00,000 తెలుసా?
ఓకే. వాళ్ళేం చేశారు మరి? అయ్యో! ఏ విధంగా ఎలా కొ మోసంకి గురయ్యారు వాళ్ళు?
ఐ సేమ్ ఇలానే డబ్బులు పెట్టండి మీరు విత్‌డ్రా చేయాలంటే గనక ఖచ్చితంగా మీరు పెట్టాల్సిందే ఆ ఎమౌంట్ అంటారు. తర్వాత మనల్ని బ్లాక్ చేసేస్తారు. డబ్బులన్నీ తీసేసుకుంటారూ. మొన్న
అయ్యయ్యో! అంటే మరి వీళ్ళు ఆశపడుతుంటారు. ఐదికి, 50,00,000 ఇస్తారు అంటారు. లేకపోతే 1,00,00,000 రూపాయలొస్తాయి అని ఆశ పెట్టింస్తుంటారు.
అవును. ఏవండీ ఒక్క విషయం ఎవ్వ ఇంత ఎవ్వరన్నా ఇప్పుడు హీరో హీరోయిన్‌లన్నా ఎవరన్నా కష్టపడుతున్నారు. కాని, ఒచ్చేస్తున్నాయి కదా ఒక గేమ్ ఆడదాం. మన దగ్గర ఎం ఎంత ఎంత సేపు వాళ్ళకి ఎన్ని కోట్లుంటాయి. వాళ్ళు చెయ్యాలి అనుకుంటే వాళ్ళెంత సేపట్లో చేస్తారు?
<chuckles> నిజమే అండి. ఓకే. సో, మీరన్నట్టు వాళ్ళ దగ్గర 100,00,00,000 ఉంటే గనక 100,00,00,000 పెడితే 1000,00,00,000 ఇమ్మీడియేట్‌గా అయిపోతాయంటారు.
కొన్ని వంద కోట్లు కాకపోయినా ఒక కో 100,00,00,000 ఒక 1,00,00,000 పెట్టినా గూడా అయిపోతుంది కదా! హ్మ్.
నిజమే. నిజమే. అయితే ఇవన్నీ ఫేక్ న్యూస్‌లని మీరు అందరిని ఎడ్యుకేట్ జరి జరిగిందంటారు.
అవునండి. అవును.
ఓకే. ఓకే. అండి. అయితే మరి ఫేక్ చూసు చూసే వరకి నువ్వేం చేస్తావు? ఎలాంటిగా మరి చర్యలు తీసుకుంటావు? ఎలా వెరిఫై చేసుకుంటావు అన్న విషయాన్ని నీ అనుభవం ద్వారా చాలా చక్కగా వివరించావు. నీకు నా ధన్యవాదాలు.
మీకు కూడా చాలా ధన్యవాదములండి. నాకు నా విషయాలు, నాకు జరిగిన విషయాలు మీకు తెలియపరచడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదములు.